ఆహ్, దానికి కారణమేంటంటే అండి ఫుడ్ హ్యాబిట్స్ అండి. ఇప్పుడు చాలామంది జంక్ ఫుడ్స్ అనేవి తింటూ ఉంటారు. ఈ జంక్ ఫుడ్స్ కూడా ఏంటంటే, ఆయిల్ ఏవైతే ఉన్నాయో, అందులో యూజ్ చేసే ఆయిల్ పదే పదే వాడడం వల్ల అందులో ఒక కైండ్ ఆఫ్ కెమికల్స్ టాక్సిక్‌ కెమికల్స్ అనేవి కూడా ఏర్పడుతూ ఉంటాయి. అవి తీసుకోవడం వల్ల మన బాడీ కూడా ఫ్యాట్ అనేది తయారవ్వడం కానివ్వండి, అన్ హెల్టీ ఫ్యాట్ అనేది తయారవుతూ ఉంటుంది. దీని వల్ల వాళ్ళకి
హ్మ్. హ్మ్. ఆ! అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటారు. అదేనా?
అది ఆయిల్‌లో ఉంటే, మన బాడీలో అన్ హెల్టీ ఫ్యాట్స్ ఉంటాయండి. సో, అంటే ఇప్పుడు మన బాడీలో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి, అన్ హెల్టీ ఫ్యాట్స్ ఉంటాయి. హె హెల్తీ ఫ్యాట్స్ అంటే మస్జిల్ డెవలప్మెంట్‌కి ఇవన్నీ అనమాట. అన్ హెల్టీ ఫ్యాట్ అంటే వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. ఇలా ఉంటాయండి. సో, వీటి వల్ల కూడా వాళ్ళకి
హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. ఇంకొకటి వెయిట్ గెయిన్ అన్నారు గదా! ఇందాక, మనకి సరైన నిద్ర లేకపోవడం వల్ల గూడా వెయిట్ గెయిన్ గాని వెయిట్ లాస్ గాని ఆహ్ అవ్వడం జరుగుతద?
అవును. అవునండి. ఖచ్చితంగా. అందుకే ఇప్పుడు బయట ఫుడ్ ఏదైతే ఉందో జంక్ ఫుడ్ కాకుండా, వాళ్ళు హెల్తీ ఫుడ్ మనం తీసుకున్నామనుకోండి. లేదా ఒక డైట్ అనేది ఫాలో అయ్యామనుకోండి, దాన్ని బట్టి కూడా మంచి స్లీప్ ఒస్తుంది స్లీప్ అనేది ఉండడం బట్టి కూడా, వెయిట్ అనేది కూడా కంట్రోల్‌లో ఉంటుందండి.
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. అయితే మనకి ఈ స్లీప్ మంచిగా వట్టడానికి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మనకి ఆ 6:00-8:00 నిద్ర అనేది సరిగ్గా పట్టడం జరుగుతది అంటారు?
అవును. అవును. అలాగే ఇప్పుడు మనకి చూస్తున్నట్లయితే అండి. ఇదివరకు మీరు రొటీన్ మనకు పెద్దవాళ్ళు గనుక చూస్తున్నట్లయితే అన్ని పనులు చేసేసుకొని, 8, 9కి అలా పడుకుని పోయేవారు, పొద్దున్నే నాలుగింటికనేది లేచేవారు. వాళ్ళకేంటంటే, మంచి ఎనర్జీ అనేది కూడా ఉండేది. అంటే వాళ్ళు బయటికి వెళ్లి పొలంలో కూడా పని చేసుకొని, మళ్ళీ రాత్రొచ్చి ఇంటి పని చేసుకునంత అవును. ఎనర్జీ ఉండేది. సో, వాళ్లేంటంటే ఎక్కువ అంబలి తాగుతూ ఉంటారు. అంటే సోడి జావ కానివ్వండి, రాగులు గానివ్వండి, ఈ ఇవి ఏవైతే పల్సస్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అది కూడా మనం కూడా కన్జ్యూమ్ చేసినట్లయితే మన ఆరోగ్యం బావుంటుంది. అలాగే నిద్ర కూడా పడుతుంది. అలాగే ఈ టీ, కాఫీలుంటాయండి కెఫెన్స్ ఏవైతే ఉన్నాయో అవి నిద్ర కూడా పాడుచేస్తాయి. కొంతమందేమంటారంటే, నాకు కాఫీ తాగితే నిద్ర పడుతుంది అని అంటారు. కానీ అస్సలు కాదండి అది.
హ్మ్. హ్మ్. అవును. చాలా యాక్టివ్‌గా ఉండేవారు. అప్పుడు. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. ఆహ్, అదేంటండి? కాఫీ తోటి నిద్ర పట్టదుగా చాలామందికి.